నేనైతే ఆహ్, ఫస్ట్ బెనిఫిట్, ఫస్ట్ ఉపయోగం ఏంటంటే టైమ్ సేవింగ్ అండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల. నాకు టైమ్ అయితే చాలా సేవ్
హ్మ్. హ్మ్. ఓకే. అంటే కొంతమంది లాంగ్ నుంచి వస్తారు కదా. షార్ట్ నుంచి వచ్చేవాళ్ళు జ జర్నీ వాళ్ళకేం ప్రాబ్లమ్ కాదు. కొంతమంది పాపం వేరే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారని నేను విన్నాను. సో వాళ్ళకి ఏంటంటే పొద్దున్నే ఎర్లీగా రావాలి, లేట్‌గా వెళ్ళాలి వాళ్ళైతే. సో వాళ్ళకి కొంచెం హ్మ్.
హ్మ్. అవును. హ్మ్. లేట్‌గా వెళ్ళాలి. మళ్ళీ ట్రావెల్ ఖర్చులు అవన్నీ చాలా మనీ సేవ్ అవ్వడం. టైమ్ సేవ్ అవ్వడం. చాలా జరుగుతుంది. చాలా ఉపయోగం ఆహ్, ఈ ఆన్లైన్ వల్ల ఏంటంటే మనీ.
ఓకే. ఓకే. ఓకే. అంటే ఇట్లా ఇప్పుడు సపోజ్, ఇప్పుడు పేద పిల్లలు కూడా ఉంటారు కదా! వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక క్లాస్ అటెండ్ అయితే చాలు. వాళ్ళకి ఇంకా వేరే అవ అవసరం లేదు. ఎట్లా అంటే టిఫిన్ బాక్స్ కట్టుకోవడం గాని అట్లా గాని, లేకపోతే బస్ ఫీస్ గాని ఇలా కట్టుకోకుండా వాళ్ళు జస్ట్ ఇంట్లో నుంచే వాళ్ళు యాక్సెస్ జె పొంది చేసుకునేవాళ్ళు కదా. సో వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అయిందంటారా ఇట్లా?
అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. అవును. చాలా బెనిఫిట్ అయిందండి. ఇ ఒయే ఓన్లీ వాళ్ళకి ఇంటర్నెట్ బిల్ పే చేసుకుంటే చాలు. ఇలా మనం డైలీ తిరిగే ఖర్చులు, బస్ ఖర్చులు, ఆటో ఖర్చులు తగ్గుతాయి. మళ్ళీ మనకు టైమ్ సేవింగ్. జర్నీకే మనకి దూరం నుంచి వచ్చే వాళ్ళకి పాపం 2 అవర్స్ పడుతుంది. సో, వాళ్ళకి కూడా చాలా టైమ్ సేవ్ అవుతుంది. అండ్ మనకి ఆహ్, చెప్పాలంటే అప్పుడు ఆన్లైన్ క్లాస్ అప్పుడు మనకి క ఇది నమ్ముతారో లేదో గాని
హ్మ్. ఓకే. ఆ! ఆ! ఓకే. హ్మ్. హ్మ్. ఆ! అయ్యో! ఆ! అవును. ఆ! సో, మీరు అప్పుడైనా ఆన్లైన్ క్లాస్ ఇప్పుడు కూడా తీసుకుంటున్నారా? అంటే మీకేమన్నా ఆహ్, వృత్తిలో గాని ఆహ్, లేకపోతే ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోవడంలో గాని అలాంటివి ఉంటాయి కదా. అట్లా మీరు ఇప్పుడేమన్నా, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నారా మీరేమన్నా?
హ్మ్. అవును. ఆ! నేను నా బీటెక్ అయిపోయినాక నేను జాబ్ చేసుకుంటూ, ఒకటి ట్రైనింగ్ తీసుకున్నానండి. సో అది నాకు ఆన్లైన్‌లోనే జరుగుతా ఉంది. కానీ నేను అప్పుడంత చేసినంత ఫన్ని అంత సీరియస్‌గా తీసుకోకపోవడం, ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే నాకు తెలిసింది. వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేసి. ఇప్పుడు అర్థమయింది. ఆన్లైన్ క్లాసెస్ కూడా
హ్మ్. హ్మ్. ఓకే. గుడ్ గుడ్. ఆ! ఆహా! <giggles> ఆ! ఓకే. అంటే ఇప్పుడు, ఇప్పుడు సపోజ్, ఇప్పుడు, ఇప్పుడంటే, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఎండ్ అయిపోయి సో అందరూ క్లాస్‌కి వెళ్లడం, కాలేజ్‌కి వెళ్ళడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు క్లాస్‌లో కూడా హైబ్రిడ్ ఉంటే ఎట్లా ఉంటది అనుకుంటున్నావు నువ్వు? అంటే 3 డేస్ కాలేజ్‌కి వెళ్ళాలి, 2 డేస్ ఆన్లైన్‌లోనే పార్టిసిపేట్ చేయాలన్నమాట క్లాసెస్. దాని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎలా ఉంటుంది అనుకుంటున్నావు?
హ్మ్. హ్మ్. ఆ! ఆ! క్లాసెస్